ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏంటంటే, చాలామంది మనం ట్రెండ్ ఫాలో అవ్వడానికి చాలా అవు కష్టపడతన్నారని చెప్పచ్చు. ఏంటి ఆ ప్రభావం చాలామంది మీద చూపిచ్చింది. అంటే, ఆ వయసుకీ సంబంధం లేకుండేంటంటే, చిన్న పిల్లల నించి పెద్ద వాళ్ళ దాకా, ఒక స్టైల్ మెయింటెయిల్ చెయ్యాలని. అదీ క్లాతింగ్ నించి కానివ్వండి, యాక్సెసరీస్ కానివ్వండి, మరేదైనా కానివ్వండి. కలర్స్‌తో సహా మనం ట్రెండ్స్ ఫాలో అవుతున్నాం, ఈ సామాజిక మాధ్యమాలు ఇవన్నీ పెరగడం వల్ల, ఆన్లైన్ షాపింగ్స్ వల్ల, కానీ కొంతమందేంటంటే ఎంత స్టైల్‌గా ఉన్నా, వాళ్ళ కంఫర్టనేది వాళ్ళు చాలా పత్ పర్ఫెక్ట్‌గా చూసుకుంటారు. మరి మీరలా, అంటే, సౌకర్యమా లేదా స్టైలా ఏది ఫస్ట్ చూస్తారు?
నిజమే. అవును. హ్మ్. హ్మ్. అవును. అవును. హ్మ్. ఆహ్, సౌకర్యంగా ఉండే స్టైలని జెప్పచ్చు. ఎందుకంటే ఆహ్, మనం కాలంతో పాటు కొంచం పరిగెత్తాల్సుంటుంది, మారాల్సుంటుంది, మనల్ని మనం మలుచుకోవాల్సుంటుంది కదా! మరీ కాలం ఒకలా నడుస్తున్నప్పుడు మనం ఇంకొకలా నడిస్తే బాగోదు. అందరు మనల్ని వింతగా కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి
ఓహ్! నైస్. ఆ! <chuckles> అవునవును. హ్మ్. ఆ! ముందు మనకే అనిపిస్తదేమో! ఓహ్! ఇట్లా, మరీ ఇలా ఉన్నానేంటి అని? హ్మ్.
అవును. హ్మ్. అనిపిస్తది గూడా. ఇంకందుకని కాలంతో పాటు కొంచం స్టైలుండాలి. అలా అని చెప్పీ ఎంత స్టైలుగా ఉన్నా సరే, మనకు కంఫర్ట్ లేని బట్టలేసుకుంటే, మనం అసలు ఏ పని చెయ్యలేవనమాట. ఇంక మన దృష్టంతా, అయ్య బాబోయ్! ఇక్కడ గుచ్చుకుంటంది, అక్కడ గనిపిత్తంది. ఇంక ఇలాగే ఉంటుంది వ్యవహారం అంతా. కంఫర్టనేది చాలా అవసరమండీ ఇప్పుడూ.
అవునవును. <laughs> అవును. నిజంగా. నిజంగా. అంటే, కంఫర్ట్ ఓకే. హ్మ్.
అదీ చిన్న డ్రెసయినా, లేదంటే, ఆహ్, కొన్ని వేల పెట్టి కొన్నా లెహంగా అయినా, లేదా హాఫ్ శారీ అయినా, కంఫర్టనేది చాలా అవసరం. ఎన్ని డబ్బులు పెట్టామన్నది కాదు.
ఓకే. ఓకే. అదే అదే. మనకి అది కంఫర్ట్‌గ ఉందా, సౌకర్యంగుందా, లేదా అంతే.
హ్మ్. అంతే!
మరి మీకు రోజూ కంఫర్ట్‌నిచ్చేది ఏంటి? చాలామందికి ఉంటాయి కదా కుర్తీసని, లేపోతే ఫ్రాక్సని, లేపోతే షాట్ టాప్సని, ప్లాజోసని, ఇట్లా ఉంటాయి గదా! ఏది ఎక్కువ కంఫర్ట్‌గా, రెగ్యులర్‌గా యూజ్ చేస్తారు మీరు?
హ్మ్. ఆ! ఇంటి దెగ్గరుంటే, కంఫర్ట్‌నిచ్చేది నైట్ డ్రెస్ కంటే ఇంకొకటి ఏవుంటుంది చెప్పండి.
<laughs> నైట్ సూట్సా?
ఆ! అవును. ఇంటి దగ్గరుంటే మాత్రం అంతే. ఈవెన్ మార్నింగ్ స్నానం చేసినా గానీ, నైటేను న అదే నైట్ సూటే అనమాట. ఒకవేళా బయటకెళ్ళాలీ, లేదా ఎక్కడికన్నా యెళ్ళాలి అంటే, నాకు ఇంకా కుర్తాసుంటే, ప్లాజో కుర్తా ఇంగంతే. ఇగ ఎక్కడికెళ్ళినా ఒకవేళ, ఏదన్నా గ్రాండ్‌గా ఫంక్షన్‌కెళ్ళాలి అనంటే మారుతుంది.
ఓకే. హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. ఏదన్నా పెళ్ళిళ్ళు గానీ, లేకపోతే, అంటే, పెళ్ళికి తగ్గట్టు కొన్ని బర్త్‌డేసుంటాయి, పెళ్ళిళ్ళుంటాయి. చిన్న, చిన్న గెట్‌టుగెదర్సుంటాయి. దేనికెలా రెడీ అవుతారు?
హ్మ్. హ్మ్. దానికైతే మరీ కుర్తా, ప్లాజో కాకుండా, అనార్కలీసుంటాయి కదా! కొంచం మినిమల్ వర్కుంటుంది పైన. ఆ! బోర్డర్‌కి గానీ, లేదా పైన నెక్‌కి గానీ, కొంచం నీట్ వర్కుండేవి ప్రిఫర్ చేస్తూ ఉంటానమాట. నేనైతే మరీ హంగులు, ఆర్భాటం ఇలా రెడీ అవ్వను. ఎందుకంటే, ఇప్పుడేదన్నా ఫంక్షన్‌కెళ్ బర్త్‌డే‌కెళ్తన్నావనుకోండి. బర్త్‌డే‌ పిల్లొక్కటే స్పెషల్‌గా ఉంటే సరిపోతుంది అని నాకనిపిస్తూ ఉంటుంది. అలాగే పెళ్ళిళ్ళు గూడంతే. ఈ మధ్య పెళ్ళికూతురు ఎవరో తెలీట్లేదు. బాసికం ఉంటే పెళ్ళికూతురు అని అర్ధమవుతుంది.
హ్మ్. అవును. ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. సరిపోతుంది. ఓకే. ఓకే. నిజంగా. ఇది మటికే కరెక్ట్‌గా జెప్పొచ్చు. కొంతమంది ఇది చూస్తున్నారా మీరు, పెళ్ళికూతురు అట్టర్‌తో మాచ్ అయ్యేలాగా కూడా ఫ్యామిలీ అంత ఏస్తుంది. ఇంక పెళ్ళి కూతురికి వాళ్ళకి అసలు తేడా ఏంటో అర్థం గావట్లేదు.
ఆహా! అంత ఆర్భాటం అవసరం లేదేమో. అదే కాదండి. ఇప్పుడూ ఒక స్పెషల్ డే అంటే పెళ్ళనేది జీవితంలో ఒక్కసారి వస్తుంది. ఆ పిల్ల కొంచెం స్పెషల్‌గా కనపడదాం అని అనుకునిద్ది. ఎవరైనా అలాగే అనుకుంటారు. అలా కాకుండా, ఆ అమ్మాయి మీదకి పోటీకి వచ్చేస్తున్నారు, ఇదేంటి బ్రైడ్ మెయిడ్స్ అని జెప్పేసి. ఆమె ఏం యేస్తే అదే యేస్తున్నారు. అది అది కరెక్ట్ గాదండి అసల, ఆ పద్ధతి మార్చసేయాలి.
హ్మ్. హ్మ్. అవును. అవును. <giggles> చూసారా? అంటే మీరు పబ్ ప్రాక్టికల్‌గా ఎక్కడైనా ఎళ్ళినప్పుడు చూసారా అని.
చూసాను, చూసాను. చూసాను. మా మా ఇంట్లోనే జరిగింది ఆ వెడ్డింగు. మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. మా అక్క పెళ్ళికి హల్దీకి డామినేట్ జేసేసారు. ఆహ్, ఆ సంగీత్‌కి డామినేట్ జేసారు. ఆఖరికి పెళ్ళిలో కూడా. అంటే సి
ఓకే. ఓకే. హ్మ్. ఓకే. మరి చెప్పలేదా అక్క, పెళ్ళి నాదే కొంచెం మీరు సరిగ్గా <giggles> వేరే ఏసుకోవచ్చు గదా అని.
పట్టించుకోలే. అంటే ఏవ్ అలాగే అంటుందిలే అని జెప్పి వదిలేసారు. వాళ్ళ గ్యాంగ్‌లో ఫస్ట్ పెళ్ళి అనమాట. అందుకని వాళ్ళు మొత్తం ప్లాన్ జేసుకొని. మా అక్క కంటే ఎక్కువ బట్టలు కొనడానికి వాళ్ళే తిరిగారు. పాపం ఇంకేమంటాం చెప్పండి. మొహం మీద అయితే చెప్పలేం గదా! ఇది నా పెళ్ళి నేనే రెడీ అవ్వాలి అని చెప్పేసి. మొహం మీద చెప్పలేము, జోక్‌గా అంటే వాళ్ళు జోక్‌గానే తీసుకుంటారు. చూశాను నేను లైవ్‌లో. వాళ్ళు అసలా
ఆ! ఓకే. ఓకే. హ్మ్. సరిపోయింది. అవునవును. హ్మ్. ఓకే. అంటే, హల్దీ అంటే పర్వాలేదులే గానీ, మరి పెళ్ళికి గూడా అట్లా సేమ్‌గా అట్లా డామినేట్ చేస్తే పాపం కష్టం గదా. ఫోటోస్, వీడియోస్ ఇవన్నీ చూసుకున్నప్పుడు తనకి గూడా అనిపిస్తుందేమో కదా! ఏంటిది అందరూ ఒకలాగే ఉన్నాం.
హ్మ్. అవును. నేనే అన్నాను. ఏంటే బాబు పెళ్ళి నీదా వాళ్ళదా అని. అంటే అంత ఇదిగా రెడీ అయ్యారనమాట. అది గాక కొంచెం వాళ్ళు మంచిగా, పోష్‌గా కలరున్నారు. వాళ్ళే బాగా హైలైట్ అవుతున్నారు. అందరూ ఆళ్ళనే చూత్తన్నారు. బావ జూడకుండా జూసుకో అని జెప్పొచ్చా నేనైతే. <chuckles> అం అంతే గదండి మరి, పెళ్లి కూతురు స్పెషల్‌గా గనిపియాలి. మనం ఎప్పుడూ ఆమెని డామినేట్ జేసే విధంగా ఉండగూడదు. కొంచెం అవతల వాళ్ళ కంఫర్ట్ గూడా ఆలోచించాలి గదా జనాలు.
హ్మ్. ఓకే. <giggles> <giggles> అయ్యయ్యో! పాపం. హ్మ్. అంతే అంతే. హ్మ్. అవునవును. నిజంగా నిజంగా. మరీ ఇట్లా ఉన్నప్పుడు <smacks lips> అంటే ఇదివరకి రోజుల్లో ఎలా అంటే, ఆహ్, పెళ్ళిలో కంపల్సరీ ఇది ఏసుకున్నప్పుడు, బంగారు నగలే పెట్టాలి. పిచ్చి అసలు పెట్టకూడదు. పెద్దవాళ్ళు అసలా దాంట్లో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. ఇన్నిన్ని దిగేసుకొని పెళ్ళికి దీసుకెళ్తారు. <chuckles> కానీ ఇప్పుడు అట్లా లేదు ఏంటంటే, ట్రెండ్ అనో, ఏదన్నా గాని అసల. ఎవరు ఆర్నమెంట్స్ గోల్డే పెట్టాలి అని అయితే లేదు. ఎవరు ఏది పడితే అలా పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. కానీ, ఆ మినిమలిజం ఉంటే బెట‌రా? లేకపోతే కొంచెం అలాగే గాడిగా రెడీ అయ్యి యేళ్తే బెట‌రా పె‌ళ్ళిళ్ళకి?
హ్మ్. అవును. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. అవును. హ్మ్. ఆ! మీకు నా మాటల్లోనే అర్థమైపోయి ఉంటుంది. నాకైతే మినిమలిజమే బెటర్ అని జెప్తా. నేను మీరన్నారు గదా! ఒకప్పుడు బంగారం అనేది ఉండేది. ఇప్పుడు అసలు మనం ఎక్కడన్నా చూద్దాం అంటే వాళ్ళకి బంగారం ఉంటుంది లేదని అనట్ల. బంగారం ఉన్నా కానీ, బంగారాన్ని బీరువాలో పెట్టి ఎంచక్కా ఆహ్, రెడీమేడ్ జ్యువెల్లరీ ఉంటుంది గదా!
అదే. అదే. హ్మ్. హ్మ్. హ్మ్. ఎందుకంటే, అవ్ మనకు బంగారం ఉన్నది అన్నిటికి అదే యేసుకెళ్ళాం. ఇవే రెడీమేడ్ అనుకో ఒక్కొక్క దానికి <chuckles> ఒక్కొక్కటి వేసుకెళ్ళోచ్చు. హ్మ్.
హ్మ్. అదే కదా! అందుకు, అందుకు దీని మీద బాగా మెప్పు జూపి, అన్నీ ఇవే యేస్తున్నారు. ఆఖరికి స్పెషల్ ఈవెంట్స్ కూడా. నేనైతే ఏం చక్క ఉన్న బంగారమే ఏదో ఉన్ అంటే మనకు అంత లేకపోయినా గానీ, ఉన్నదే మంచిగా పట్టు చీర కట్టీ, మంచిగా బ్లౌజ్ గుట్టిచి ఆ బంగారం యేసుకుంటే ఎంత కళగా ఉంటారండి.
హ్మ్. అదే. అదే. ఉన్నదే. హ్మ్. అవునవును. నిజంగా. నిజంగా. మరి హ్మ్. అవునవును. ఇప్ ఆహ్! అంటే ఈ మరి ఇప్పుడు మీ అమ్మమ్మ గారు గాని, నానమ్మ గారు గాని ఇట్లా ఉంటారు. అప్పటి పద్ధతుల్లో ఫాలో అయ్యేవాళ్ళుంటారు. ఇప్పుడేమో మీరు కంఫర్ట్ అని జెప్పి ప్ర పెళ్ళికో బర్త్‌డే‌ పార్టీ ఇట్లాంటి సింపుల్‌గా ఇప్పుడు చాలా మంది ఏంటి 100 శాతంలో 90 సింపుల్‌గానే ఇష్టపడుతున్నాం మామూలుగయితే. ఇట్లా వెళ్తారు వాళ్ళేమో "నీకేమి లేనట్టు ఏందది మెడలో కని కనిపించినట్టేస్తావు బట్టలేంటి" ఇట్లా, ఇట్లా ఆ ప్రభావం మీ మీద చూపిచ్చింది అంటారా?
ఆ! బంగారం లుక్ బంగారందే కదా! హుహు. హ్మ్. అవును. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. అవునవును. నిజమే. హ్మ్. హ్మ్. హ్మ్. అసలు చూయిచ్చుకొని ఉంటుందా అండి? మనం ఒక పల్లెటూరులో ఉంటున్న తర్వాత, నిజంగా ఇప్పుడు ఏదైనా ఇన్విజిబుల్ చైన్స్ అని వస్తున్నాయి కదా! ఇప్పుడు. ఆ! ఆ ఇన్విజిబుల్ చైన్ యేసుకుంటే ఇందాక మీరన్నమాటే అంటదనమాట. "ఏంద ఆ మెడలో ఏమన్నా ఉందా? బోసు మెడతో యెళ్తావా బయటికి" అని. ఆహ్, బొట్టు, బొట్టు సరేలే కొంచెం మనము ఆ! ఇక ఆ బొట్టు చూసి "ఇంకెందుకు ఆ బొట్టు, తీసేసేయ్" అని అనేస్తారనమాట. అలాగే ఇప్పుడు కంఫర్ట్ కోసం కొన్నిసార్లు ఏంటంటే, మనం ఆహ్, చున్నీ ఆహ్, దాని మీదకి ఆ డ్రెస్ మీదకి చున్నీ అవసరం లేదు. అది అలాగే బావుంటుంది. ఇప్పుడు ప్లాజో సెట్ యేసుకున్నామనుకోండి, దాని మీదకి చున్నీ అంత బాగోదు. కాబట్టి అదలాగే యేసుకోవాలి. అదేసుకుంటే, "ఏంటి? ఈ ఈ బట్టలవసరమా" అంటారు. మనకేమో అలా యేసుకుంటే కంఫర్ట్ అనమాట. ఎయ్ ఆ చున్నీ యేసుకుంటే ఎగేసుకొను, దిగేసుకొను సరిపోతుంది.
హ్మ్. అవునవును. హ్మ్. హ్మ్. బొట్టు. కంట్లో క నలకలాగుంటది. హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. అవునవును. ఓకే. హ్మ్. అదే. అదే. <laughs> ఓకే. ఓకే. అదేలే.
ఆ! అంటూనే ఉంటారు. కాకపోతే మనం ఇంకా, వాళ్ళని కొంచెం పట్టిచ్చుకుని, పట్టించుకోన్నట్టు వదిలేసేయాలి.
ఓకే. ఓకే. కంఫర్ట్ అంటే, అంటే ఫాబ్రిక్స్‌లో కూడా కంఫర్ట్ ఉంటది మాక్సిమం. ఎలాంటి ఫ్యాబ్రిక్స్ ఇష్టపడతారు మీరు?
అవును. హ్మ్. ఆ! నేను ఏసుకునేవైతే మొత్తం ఈ రేయాన్ క్రేప్ ఉంటాయి చూసారా! మిక్స్‌డ్ క్లాత్స్. నాకైతే కాటను, ఆ రేయాను ఆహ్, ఇవంతా మిక్స్‌డ్ క్లోత్సే ఉంటాయి కానీ, ఈ సిల్క్ అన్న, సిల్క్ అంటే నాకింద పారిపోతా అండి బాబు. నాకు గుచ్చుకుంటాయి. ఆ! అది కాక నాకు నా స్కిన్ కొంచెం సెన్సిటివ్ అనమాట. ఇంకా అసల గుచ్చుకునెయి ఎవరన్నా, ఎవరన్నా అలాంటి డ్రెస్‌లు వేసుకున్నా కానీ నాకు గుచ్చుకుంటూ ఉంటుంది. "ఓ బాబోయ్! వీళ్ళకి అసలు ఎలా వేసుకుంటున్నార్రా బాబు వీళ్ళు, అది ఎంత అందంగా ఉన్నా కానీ," అని అనిపించేస్తుంటుందనమాట. అసలు వాడను, ఆ సిల్క్ అదంతా.
హ్మ్. హ్మ్. హ్మ్. అవునవును. హ్మ్. అంటే గుచ్చుకు పోతది కదా! ఒంటి మీద? హుహు. ఓకే. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. ఎక్కువ కాటనూ, ఇవి రేయాన్ ఇవి అంటారు. ఇప్పుడు కొత్తగా చందేరి, ఇలాంటివి వస్తున్నాయి కదా! టిష్యూస్. ఇవి.
హ్మ్. ఆ! అమ్మో! ఆ టిష్యూకి దండవండి బాబు. అదసలు ఒంటి మీద ఉంటుందా? ఆ టిష్యూ శారీ ఒకటి ఇలాగే, మాకు ఫెస్ట్ జరుగుతుంటే టిష్యూ శారీస్ గట్టుకు రావాలని చెప్పి అందరూ అనుకున్నారు ఒక మాట. అది నిజంగా టిష్యూ అన్నా పేరుకి టిష్యూ పేపర్‌లాగే ఉంది. అది అసలు అహ! అసలు నిలబడట్లేదు. జారిపోతున్నాయి. కుచ్చిల్లాగట్లేదు. ఆ! అసలు ఎందుకులెండి, ఆ రోజు మేము పడిన బాధ బాధ కాదు. ఏంటంటే కంఫర్ట్ కట్టుకెళ్ళాము. కట్టుకెళ్ళిన తర్వాత మేము ఆ రోజు మొత్తం అవస్థలు పడుతూనే ఉన్నాం అనమాట. ఎందుకంటే కంఫర్ట్ లేదు మాకు అక్కడ.
ఓకే. హ్మ్. హ్మ్. స్టెప్స్ కూడా నిలబడవు కదా సరిగ్గా? హ్మ్. కట్టుకెళ్లార లేదా ఫైనల్‌గా? ఓకే. ఓకే. ఆ!
జారిపోతూ ఉందది. ఆ కుచ్చీళ్ళు గూడా సరిగ్గా నిలవడం లేదు. ఏంటో, ఎందుకో మరీ జనాలకీ కంఫర్ట్ లేని బట్టల మీద అంత ఆశ. కాకపోతే, కొంచెం సేపు దాని మీద మంచిగా కనిపిస్తామనీ ఆశ, అంతే.
హ్మ్. అదేలే. చూడ్డానికి కొంచం గ్రాండ్‌గా ఉంటుంది. బట్ ఆహ్, సౌకర్యంగా ఉండదు.
హ్మ్. అది గాక, అది అప్పుటులో ట్రెండ్ గదా!
స్టైల్ వైస్ అంతేనా? అవునవును.
బాగా ట్రెండయింది. ట్రెండయిన ప్రతీది వేసేయాలీ. మళ్ళీ ఇంస్టాగ్రామ్‌లో రీల్స్ తీసెయ్యాలి. ఇది, ఇది మా వాళ్ళకి
ఓహ్! రీల్సా ద్ దుందనమాట అయితే. ఓకే. ఓకే. మరి ఏ ఇవ్వి గూడా ట్రెం‌డే గదా ఇప్పుడు ప్రెజెంట్. చెందేరి అనీ, టస్సర్సని. లైట్ వెయి‌టే ఇవి. ఇవీ ఇవి ప్రిఫర్ చేస్తారా?
హ్మ్. ఉంటుంది కదండి మరి. ఆ! ఈవి కాలేజయిపోయిందండి, ఇంకా గోలొదిలిపోయింది. నేనైతే ట్రెండింగ్‌లో ఉండను. నాకెక్కువ కంఫర్టే న నేనైతే సౌకర్యమా, లేదంటే స్టైలా అంటే మాత్రం, ఖచ్చితంగా నేను సౌకర్యం అనే చెప్తా‌నమాట. ఆ! నన్ను ముసలదనుకున్నా పర్వాలేదు. ఎందుకంటే, ఎందుకు నువ్వు యేసుకున్నయ్యే యేసుకుంటావంటే, అందులో ఒచ్చే కంఫర్ట్ కొత్త వాటిలో రాదండి. అవును. హ్మ్.
ఓకే. ఓకే. మరి బడ్జెట్? ఏ కాదు. ఓకే. ఓకే. ఆ! బడ్జెట్ గూడా చూసుకుంటారా, ఇంత బడ్జెట్లోనే ఉండాలి నా డ్రస్ అనేది ఇంతకు మించి లేదు?
హ్మ్. అది అవసరమే కదా! బడ్జెట్ అంటే మనం ఈవెంట్స్‌ని బట్టి. డైలీ వేర్‌దనుకోండి బడ్జెట్ చూడను. ఆ! రోజు వేసుకునేదే కదా! కొన్నాళ్ళు ఉంటుంది అన్నట్టు, ఏదోకటి తీసేసుకుంటూ ఉంటా. ఒకవేళ ఏదన్నా స్పెషల్‌గా ఏసుకోవాలి అంటే మాత్రం, అప్పుడు కొంచెం పెట్టడానికే చూస్తాననమాట నేను.
హ్మ్. ఓకే. ఓకే. ఓకే ఓకే. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలామందేంటంటే, ఉవు ఆహ్, ఇప్పుడు ఒక బట్టలు వేసుకుంటే అదొక తెలియని సెల్ఫ్ కాన్ఫిడెన్సొస్తుంది అని అంటున్నారు. అంటే సైకాలజిస్ట్ కూడా ఇప్పుడు, మనకి నచ్చినది ఇదివరకంటే ఆహ్, ఆ కరెక్ట్‌గా ఒక బర్త్‌డేకో ఏదైనా ఫంక్షన్‌కే మనం బా ఆహ్ బట్టలు కొనుక్కోవడం జరిగేది. కానీ ఇప్పుడు అట్లా కాదు కదా! ఆన్‌లైన్ షాపింగ్ వచ్చిన తర్వాత ఏంటంటే, మనకి నచ్చినప్పుడు నచ్చినట్ట్టు తీసేసుకుంటున్నాము. ఒక అకేషన్‌కి సంబంధం లేకుండా వేసేసుకుంటున్నాము. కానీ, మన సైకాలజిస్ట్ ఇట్లా చెప్పే దాని ప్రకారం ఏంటంటే ఒక డ్రెస్సు వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని ఇల్ ఆహ్, పొందుపరుస్తుంది అని అంటారు. అట్లా మీకేదన్నా ఒక నచ్చిన డ్రెస్ వేసుకుంటే, మీకు మీరే ఓవర్‌కమ్ చేసుకున్నట్టు అట్లా ఎప్పుడన్నా అనిపించిందా?
హ్మ్. అవును. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. అవును. ఖచ్చితంగా అనిపిస్తుందండి. అంటే సైకాలజిస్ట్‌లు పాపం వాళ్ళంత చదివి నిజమే చెప్తారు కదా! నాకైతే ఆహ్, ఒక కంఫర్ట్ డ్రెస్ వేసుకుంటే నిజంగానే ఇప్పుడు మనమేదైనా పనిలో ఉన్నామనుకోండి ఆహ్, ఏం నేను మొన్న ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాను. అప్పుడూ ఆహ్, ఒక నచ్చిన డ్రెస్ వేసుకుంటే ఆ ఎగ్జామ్ ఎంత బాగా రాస్తామో! అలాగే కొంచెం అసౌకర్యంగా గానీ లేదా నచ్చని డ్రెస్ వేసుకుంటే, ఇంకా మన బ్రైన్ అంత ఇంక అటే తిరుగుతూ ఉండుద్ది! ఆహ్, ఈ ముసలి డ్రెస్ ఎసుకొచ్చాను అని చెప్పేసి ఆలోచిస్తూనే ఉండుద్ది. మరీ మన అమ్మాయిల బ్రెయిన్ అనమాట. అదే నచ్చిన డ్రెస్ ఎసుకున్నామనుకోండి ఇంకంతే ఆహ్, ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉండి మనం ఏ పని చేయాలనుకుంటున్నామో ఆ పని మీద 100% దృష్టి పెట్టేస్తాం! అప్పుడది చక్కగా ఫలిస్తుందనమాట. అదే ఇష్టం లేకుండా హ్మ్. ఇష్టం లేకుండా కంఫర్ట్ లేకుండా ఎసుకుంటే అది ఓం నమః అది ఇంకా దానికి ఫలితం రాదిక.
<laughs> ఓకె. హ్మ్. హ్మ్. హ్మ్. నిజంగా! నిజంగా! అంటే హ్మ్. ఓకె, ఓకె. అయితే మూడ్‌ని అప్‌లిఫ్ట్ చేస్తదంటారు. రోజుకొకటి కొత్తది ఎసేసుకోండి సరిపోతది రోజు హ్యాపీగా ఉండొచ్చు. <giggles>
ఆ! అది అదీ అది కష్టమండీ! మరీ మనకీ తేరగా ఎవరు కొనిపెడతారు చెప్పండి?
అదేలే అదేలే. ఓకె, ఓకె. య యాహ్! చాలా బాగా చెప్పారండి. అంటే సౌకర్యమా? స్టైలా? అంటే మెయిన్ సౌకర్యమే దానికి మించింది లేదు అని చెప్పారు. అంటే చాలా బా మాట్లాడారు. మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉందండి. ధన్యవాదాలు.
ఆ! హ్మ్. హ్మ్. నాక్కూడా మీతో ఇవన్నీ పంచుకోవడం చాలా సంతోషంగా ఉందండి. ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.